మన చిన్నప్పటినుంచండి అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలామందికి ఇష్టమైంది ఏంటంటే ఫ్లైట్ జర్నీ. ఎప్పుడైనా ఒకసారి ఆ ఫ్లైట్ ఎక్కాలని ఆశ చాలామందికి ఉంటుంది. మెయిన్‌గా పెద్దవాళ్ళకన్నా అమ్మ నాన్నకి అంటే చాలా సిట్యుయేషన్స్‌లో ఎట్లా అనుకునేవాళ్ళంటే మేము పోయేలోపు ఫ్లైట్ ఎక్కుతామో? లేదో? ఇట్లాంటి మాటలు విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీరు అట్లా ఎప్పుడన్నా ఒక చాన్స్ రావడం గాని. ఆ ఫ్లైట్ ఆహ్, ఆహ్ జర్నీ‌కి చాన్స్ రావడం గాని, తీరా వెళ్ళాక ఫ్లైట్ మిస్ అవ్వడం గాని ఏమన్నా జరిగిందా అండి?
అవునండి. అవునండి. ఆ! అవునండి. అవును. ఆ! జరిగిందండి. అంటే ఆ! మనం ఫ్లైట్ ఇప్పుడు మీరు అన్నారు కదండీ. ఏ ఫ్లైట్ ఎక్కడం అంటేనే ఒకరి కోరికలాగా ఉంటుంది. నాకు సేమ్ అండి. అమ్మ ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి అని ఈరోజు నేను ఫ్లైట్ ఎక్కబోతున్న, నా టికెట్లు స్టేటస్ అంటే బుక్ చేసుకుంటాం కదండీ. మనం తేదీ నాడు. ఆ టికెట్లు ఆ! బోర్డింగ్ పాస్ స్టేటస్ పెట్టడం గాని మన ఫ్రెండ్స్‌తో ఇద్దరు ముగ్గురితో చెప్పుకోవడం. ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవడం. నేను ఈ టైమ్‌కి ఫ్లైట్‌కి ఫ్లైట్‌లో వెళ్తున్న ఫ్లైట్‌లో వెళ్తున్న వీడియొ కాల్ చేయి నేను చూపెడతా. ఫ్లైట్ అది ఇది అన్ని ఎగ్జైట్మెంట్‌లో అన్ని చెప్పేయడం జరిగింది అండి.
ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. ఓకే. అవునవును. బోర్డింగ్ పాస్ అని స్టేటస్ పెట్టేవారా? హ్మ్. ఓహ్! <chuckles> ఓకే. అసలు అంటే ఏ ప్లేస్‌కి వెళ్దాం అని బుక్ చేసుకున్నారు ఫ్లైట్?
ఆ! బాంగ్లోర్ వెళ్దాం అనుకున్నానండి నేను. ఆ! బాంగ్లోర్ అంటే ఒకటి నాకు ఇంటర్వ్యూ ఉన్నది. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్దాం అనుకున్నానండి. నేను బాంగ్లోర్ ఏమో కానీ ఆ! అదే అదే అదే అంటే మెయిన్ ఆ ఇంటర్వ్యూ కంటే ఆ ఇంటర్వ్యూ ఎలాగో నాకు రాదు. ఆ జాబ్ ఫర్దర్‌గా నాకు తెలుసు అది కానీ, <chuckles> అంటే అది అది చాలా టఫ్ అండి. అది అది ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడమే అతి కష్టంగా క్లియర్ అయినా నేను ఆ ఎగ్జామ్ ఆ! తరువాత ఇంకా ఇమ్మీడియేట్‌గా అంటే ట్రైన్‌లో వెళ్తే కొంచెం ఎందుకులే వెళ్ళడం అన్నట్టు ఫ్లైట్ కూడా మనకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! ఫ్లైట్‌లో వెళ్తే బాగుంటది అన్నట్టు నేనే ఇంకా ఫ్లైట్‌లో వెళ్దాం అని సెట్ చేసుకున్న అంత. అంతా సెట్ చేసుకొని ఇంకా ఉదయం నుంచే 3,4 రోజుల నుంచే నాకు ఇంటర్వ్యూ ధ్యాస లేదండి, ఫ్లైట్ ఎక్కుతున్నా ఫ్లైట్ ఎక్కుతున్నా అనే ధ్యాసనే ఉండే ఇంగా. ఆ! ఆ ధ్యాసతో అందరికి చెప్పడం జరిగింది. ఇంక ఉదయమే లేచి రెడీ అవ్వడము, అంటే ఫ్లైట్ ఎక్కే బిఫోరే బోర్డింగ్ పాస్ చెకింగ్స్ అవి అన్నీ ఉంటాయి కదండీ. చెక్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళే అవన్నీ ఉంటాయని. ఆ! నేను నేను హైదరాబాద్‌లో ఎ ఎయిర్‌పోర్ట్ దగ్గరికి ఇక్కడేనండి నేను బుక్ చేసుకున్నాను హైదరాబాద్. ఇంకా వెళ్దామని నేను బానే 4:00 హౌర్స్ ముందే ప్లాన్ చేసుకున్నానండి ఇంటికాడ నుంచి అంటే రెడీ అవ్వడం ఆ బ్యాగ్స్ సర్దడం.
బాంగ్లోర్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. పనిలో పని నా ఫ్లైట్ జర్నీ కోరిక తీర్చుకుందామని అనుకున్నారు. అయ్య! మీరు ముందుగానే అట్లా అనుకుంటే ఎట్లండి? ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవునవును. మీకు చెక్ ఇన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఓకే. అంటే కాదు ఈ ఫ్లా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు కదా! అది ఈ ఈ అవుట్‌ఫిట్ వేసుకోవాలి. ఇట్లా ఉంటది కదా! ఎయిర్‌పోర్ట్ లుక్ ఇట్లాని.
అవును. ఆ! ఆ! ఖచ్చితంగా అవునండి. ఎయిర్‌పోర్ట్ లుక్ ఆహ్ అదే అండి ఎయిర్‌పోర్ట్ లుక్ వేసుకుందాము అన్నట్టు షాపింగ్ కూడా చేశానండి. ఘోరం అసలు నేనైతే షాపింగ్ చేసినా. ఆ! నా వన్ డేకి సరిపడా నేను హోటల్‌లో స్టే చేయాలి. ఈ రోజు నాకు రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ సామాన్లు కూడా ఇంటర్వ్యూ డ్రెసింగ్ ఆ డ్రెస్ కూడా సెట్ చేసుకున్నానండి. ఫార్మల్ ఆదేస్తే తాను ఫార్మల్ అది సెట్ చేసుకున్నాను ఇది సెట్ చేసుకున్నాను. నా నా ఫ్లైట్, ఫ్లైట్ లుక్ కూడా సెట్ చేసుకున్నాను. అన్ని ఆహ్, కా నేను బానే 4:00 అవర్స్ బిఫోరే స్టార్ట్ అయ్యానండి నేను. ఆహ్, అంటే కా కార్లోనే వెళ్దాం అని స్టార్ట్ అయ్యా కాని హైదరాబాద్‌లో ఎలా ఉంటుందండి అసలు? ఆహ్, ఆ! ట్రాఫిక్ ఆ! ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ వల్ల నేను నేను రీచ్ అవ్వలేక పోయానండి. నేను ఆరోజు అస్సలు వెళ్ళలేదు ముందే ఇంక ఫ్లైట్ మిస్ అయిపోయిందండి నాకు. <smacks lips> ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. నేను వెళ్ళలేదండి. ఆ! ట ట్రాఫిక్ ఫుల్ అంటే నేను 4:00 అవర్స్ ఆహ్, 3 ½ అవర్స్ అట్లా ముందల్నే స్టార్ట్ అయ్యానండి. నేను కరెక్ట్ టైమ్‌కి స్టార్ట్ అయ్యాను. కానీ ఆ! మనం తెలిసి చేయము కదండీ! ఆ ట్రాఫిక్ అలా అవ్వ అయిపోవడం జరుగుతుంది. ఆ! పైగా ఆ రోజు వర్షం రావడం జరిగింది. ఆ వర్షం రావడంతో చెట్లు ఎక్కడో పడిపోయినాయంట ముందెక్కడో పడిపోతే మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయండి.
హ్మ్. హ్మ్. ఓహ్! ఆ ఫా ఫార్మల్ డ్రెస్ అన్నీ. ఓకే. హ్మ్. ట్రాఫికా? హ్మ్. ఓకే. అయ్యయ్యో! హ్మ్. ఓకే. అవునవును. అవును. అయ్యయ్యో! మీరు పోయినందుకు అక్కడ జరిగినందుకు సరిపోయింది పాపం. హ్మ్.
<giggles> ఆ! రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోవడం జరిగిందండి. ఆహ్, నేను నేను రోడ్డు మీద ఇంకా ఎంటర్ కాకముందుకే నా ఫ్లైట్ ఫ్లైలో అవుతుందండి. పైన ఫ్లై అవుతుంది. <chuckles> నా ఫ్లైట్ పి కప్ అయిపోయింది వెళ్ళిపోయిందండి పైన ఫ్లై అవుతుంది. నా ఫ్లైట్ పి కప్ అయిపోయింది వెళ్ళిపోయిందండి హ్మ్. అది అసలు ఘోరం అసలు. నేనైతే చాలా అప్‌సెట్ అయిన. ఛీ! ఇది ఈ నేను కారే‌నండి బుక్ చేసుకున్నది కూడా స్పీడ్‌గా వెళ్లిపోవచ్చని. కానీ ఆ! ఆ వర్షాలు రావడం వల్ల సిటీ ఎలా అయి అయిపోతుందంటే అండి ఒక గంటలో తారుమారు అయిపోతుంది. వర్షం రావడం వల్ల చెట్లు రోడ్డు మీద పడిపోవడం. దాన్ని క్లియర్ చేయలేక ఆహ్, చాలామందైతే నడుచుకుంటూనే పోతున్నారండి. కొంతమంది బస్సు దిగేసి నడుచుకుంటూ పోదాం మెట్రోకి అని అలా అలా చూసుకుంటున్నారండి. ఇంక నేనేం చేస్తాను, ఆ! ఇంక అక్కడే ఉండడం ఇంక బోర్డింగ్ పాస్ అవి ఇవి ఏవి
హ్మ్. టేక్ ఆఫ్ అయిపోయిందా? అయ్యయ్యో! హ్మ్. అదేలే అదేలేండి. ఆ! అవునవును. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్. హ్మ్. మరి ఏం చేశారు? ఇంతకి ఎలా అంటే ఆ ఫస్ట్ నుంచి మీకు ఆ ఫ్లైట్ అనేది ఇదిగా ఉంది కదా! మరి మళ్ళీ రీషెడ్యూల్ అంటే వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవడం గాని, లేకపోతే మరి ఆన్ రోడ్ వెళ్ళడం గాని మరి ఏ ఏ ఏం చేశారు?
అవును. అదే అదే అండి. ఆ! <chuckles> అ అ ఆన్ రోడ్‌కి అయితే నేను పోలేను అండి. ఫ్లైట్ ప్లాన్ కాబట్టే 1:00 అవర్ 2:00 అవర్స్‌లో బాంగ్లోర్‌లో దిగుతా కదా! అన్నట్టు నేను ఆల్రెడీ నైట్ అయిపోయింది. రేపు మార్నింగే నాకు ఇంటర్వ్యూ ఉన్నది. ఇమ్మీడియేట్‌గా నేను మళ్ళీ అక్కడ అడగడం జరిగింది. నాకు ఈ విధంగా ఫ్లైట్ మిస్ అయింది అంటే మళ్ళీ రీబుక్ చేశానండి రీబుక్ చేసి మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయన్ చేయమన్నారు ఒక 2, 3 అవర్స్ అవుతుంది. 3, 4 అవర్స్ పడుతుంది అంటే అక్కడే ఉండిపోయాను. నేను ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాను. హ్మ్. ఆ ఫ్లైట్ ఎప్పుడు టూ ఓ క్లాక్‌కి వచ్చిందండి. నా మార్నింగ్ 2:00కి తర్వాత నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఓకే. ఆ! బోర్డింగ్ పాస్ అయింది. ఆ! అ అక్కడ హ్మ్, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి కూడా చెకింగ్స్ అన్నీ అయినాయి. త తర్వాత ఇంకా ఎక్క ఎక్కానండి. సెక్యూరిటీ చెక్స్ అ! అన్ని అయ్యండి. అన్ ఇంక నేను 2 వరకు ఏం చేశానంటే అక్కడ కూర్చొని ఫుడ్ తినడం అవి ఇవి తినడం చేసానండి. ఆ! అప్పుడు స్టార్ట్ అయింది అండి. ఆ! <chuckles> లేదండి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇక రీచ్ అవ్వలేనేమో? నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేనేమో? ఆ భయం అప్పుడు స్టార్ట్ అయింది అండి నాకు మిస్ అయిన తరువాత. ఫస్ట్
హ్మ్. ఓకే. ఓకే. <giggles> హ్మ్. ఓకే. సెక్యూరిటీ చెక్ అన్నీ అయినాయి. హ్మ్. <chuckles> ఆ షాపింగ్ ఏం చేయలేదా ఎయిర్‌పోర్ట్‌లో? ఓకే. అంటే మీరు ఆల్రెడీ అన్నారు కదా! ఇంటర్వ్యూ నాకు ఎట్లాగో రట్లే. నేను ఫ్లైట్.
హ్మ్. రాట్లేదు. కానీ ఏదో కొంచెమైనా ఉంటుంది కదండీ! ఒక టెన్ ట్వెంటీ పర్సెంట్ అయినా. ఆ! ఆ! ఉంటుంది కదా! అలా అప్పుడు ఆ కంగారు నాకు ఆ టైమ్‌లో స్టార్ట్ అయిందండి. అమ్మో! ఆహ్, ఇంత కష్టం అసలు ఆ ఇంత నేను ఇంత ప్రాపర్‌గా ప్లాన్ చేసినా, కరెక్ట్ చేసినా అయినా అది అవ్వలేకపోయింది అని. అక్కడే తిన్నానండి భోజనం ఇంగా. ఆ! తినడం ఆ! హోటల్‌లోనే అక్కడ తిన్నాను. అక్కడ ఎయిర్‌పోర్ట్ దగ్గరనే తినేసాను తినేసి వెయిట్ చేశాను. ఆ! తర్వాత
అవును. అవునవును. ఓకే. ఓకే. హ్మ్. మరి మీ పేరెంట్స్ అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళారా? లేకపోతే మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎవరన్నా వచ్చారా?
లేదు లేదు నేను ఒక్కదాన్నే నేను వెళ్ళేది ఇంటర్వ్యూ‌కి వెళ్ళండి వేరే కంట్రీ కాదు కదండీ. నాకోసం ఇద్దరు ముగ్గురు రావడానికి డ్రాప్ చేయడం.
హ్మ్. అంటే మీరు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ అన్నారు కదా! యూజువల్‌గా వేరే కె ఎక్కడికెళ్ళిన పె పెద్దవాళ్ళు వస్తారు కదా! అందుకని అడిగానన్నమాట.
ఆ! హ్మ్. అవునా! అంటే ఇక్కడే కదా! నాకు తెలుసు ఎలా వెళ్ళాలి అని సో, వెళ్ళిపోతాలే పర్లేదు.
హ్మ్. అదే అదే మరి ఫోన్ చేసి చెప్పారా?
ఆ! చెప్పానండి. ఫ్లైట్ మిస్ అయిపోయింది. <chuckles> "ఆ! అవునా. అందుకే ఇంత తొందర పడొద్దు. ఇంత ఆనందపడొద్దు. దేనికైనా అతి అతి ఆనందం అనేది ఉండొదు" అనుకుంట మా అమ్మ వేసుకుంటుంది. ముందు నుంచి నన్ను తిట్టడం అసలు. ఎ ఆ! అలా అన్నది మళ్ళీ రీబుక్ చేసుకో పర్లే. మళ్ళీ కాల్ చేసి, "పర్లేదులే ఏం అవ్వదు".
<chuckles> ఏమన్నారు? హ్మ్. అయ్యో! హ్మ్. మళ్ళీ టికెట్ అదంతా మళ్ళీ డబుల్ పడి ఉంటది గదా! మీకు. కాస్ట్.
ఆ! అంతే కదండీ! డబుల్ ఖర్చయితుంది. అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది గదండీ! డబుల్ ఖర్చది. ఫుడ్డు గూడా ఫుడ్‌కు గూడా ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ డబ్బులు ఉంటాయాండి. ఫుల్లు కాస్ట్ ఉంటుంది చాలా క
హ్మ్. అవును. నిజంగా. నిజంగా. అవును. లాంజెస్ ఉంటాయి గదా! లాంజ్‌కీ ఎళ్ళలేదా? వా 2 రూపీస్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌కో 2 రూపీస్‌కి లాంజెస్ ఉంటాయి గదా! దానికి ట్రై చేయలేదా?
వెళ్ళలేదండి నంగా లేదండి. ఆహ్, ట్రై చేయలేదండి నేను. డైరెక్ట్ ఫుడ్ తిని ఇంగ వెళ్దాంలే! నేను ఆ టెన్షన్, టెన్షన్‌లో ఏడికెళ్ళినానో నాకె తెల్వకుండ ఎళ్ళినా. <chuckles> అస్సలు. అస్సలు చేయదండి. అంటే ఆహ్, ఆ టైమ్‌లో కొంచెం ఎమోషన్ గూడా అయిపోతూ ఉంటాం అండి. "ఏంది నా పరిస్థితి నేను ఇపుడు ఉతవాల్సి ఒచ్చేసి" కొంచెం భయం బాధ అయిందండి. నిజంగా ఏడుపు ఏమి రాలే గానీ, బాధ, కోపము, ఒత్తిడి ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం గదా! మళ్ళి రిటర్న్ ఎళ్ళిపోదామ అనే థాట్ గూడా ఒచ్చింది అండి నాకైతే. అవసరమా అని
అదేలే. అసలు మైండ్ పని చేయదు గదా! ముందు. నిజంగానే. హ్మ్. ఏడుపొచ్చేసిందా? నిజం చెప్పండి. హ్మ్. అవును. ఓకే. కానీ హ్మ్. కానీ మళ్ళీ అనుకున్నారా? లేదా ఇంటర్వ్యూ ఉంది ఏదో ఒకటి చూద్దాం. ఒక ట్రైల్ వేద్దాం అయితే స్ట
ఆ! తయాల అదే. ఏమో మన అదృష్టం కొద్ది ఫ్లైటె పోయింది. అట్లా నాకు ఇంటర్వ్యూ గూడా క్లియర్ అయితదేమో చెప్పలేం కదా! అన్నట్టు నేను నేనే అనుకున్నాను. ఆ! ఎ ఏమో కదండీ! వేరే వాళ్ళు రాకపోవచ్చు. నేనొక్కదాన్నే రావచ్చు ఆ ఇంటర్వ్యూకి. నాలాగా కొంతమందికి ఫ్లైటె బుక్ రీబుక్ అవ్వకపోవచ్చు. రాకపోవచ్చు అలా ఆలోచించానండి. నేనా టైమ్‌లో కొంచెం మనశ్శాంతిగా.
హ్మ్. అంతే గదా! నిజంగానే పాజిటివ్‌గా ఆలోచించారు చక్కగా. హ్మ్. అవునవును. అవును. నిజంగా అంటే ఏది జరిగినా మన మంచికే అన్నట్టు వెళ్లారు.
<chuckles> అవునండి. కొంచెం మన మంచికే అన్నట్టు వెళ్లి ఐడీ తీసుకొని తొందర తొందరగా చెకింగ్ అన్నీ చేసుకొని, ఆహ్, <tsk> అన్నీ, అన్నీ చే చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ రీబుక్ చేసుకున్నానండి. రీబుక్ చేసుకొని హ్మ్, ఇంగ 2కి 2.30కి ఏమో ఫ్లైట్ ఒచ్చిందండి. మొత్తం అయి అన్నీ చెకింగ్ చేస్తు 3 అయింది. అక్కడ దిగేసరికి బ్యాంగ్‌ళూర్ ఎంత అండి 1½ అవర్, 1 అవర్‌లో దిగేస్
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అంతే అవును. అవును. కానీ అటు ఇటు గాని టైమ్‌లో దిగుంటారు. <chuckles> అంటే టైమింగ్స్ సరిగ్గా లేదు గదా! <chuckles>
హ్మ్. <chuckles> హ్మ్. అదే. అదే. కొంచెం ఆహ్, ఆ! లేదు గదా! డైరెక్ట్ రెడీ అయిపోయేదే ఉండేనండి. స్లీపింగ్ లేదు. ఏమి లేదయిపోయింది. అలా అయిపోయిందనమాట ఇంటర్వ్యూ.
ఓహ్! అయ్యయ్యో! అంటే ఎయిర్‌పోర్ట్‌లోనే రెడీ అయిపోయారు. హోటల్‌కి చెక్ ఇన్ ఏం జెయలేదా?
అవును. ఆ! లేదండి. ఇంగ ఆ! మే బీ నేనలా ఉండడం వల్ల హోటల్ పైసలు మిగిలిపోయినయి నాకు. చెక్ ఇన్‌.
అస్సల. ఓకే. ఇక్కడ ఇక్కడ కాంపెన్సేట్ అయినాయి అంటారు. కానీ మళ్ళీ మీరు తిరిగొచ్చి హోటల్‌కీ ఎళ్ళాల్సిందే గదండీ. లేదా డైరెక్ట్ మళ్ళీ ఫ్లైటా?
<chuckles> ఆ! అంతే. అంటే ఇపుడు ఆ! అవునండి. నాకెంత సేపండి ఇంటర్‌వ్యూ జస్ట్ 1, 2 అవర్స్ అంతే. 2 అవర్స్ అక్కడే ఆహ్, అక్కడే మనం ఎక్కడైనా వాష్‌రూ‌మ్‌లోనైనా మనం డ్రెసింగ్ చేంజ్ జేసుకోవచ్చండి ఫార్మల్ డ్రెస్సు. అలా అలా చేంజ్ జేసుకోవచ్చు. ఇంగ హోటల్ ఎందుకండీ? ను 1 డే మనం ఇలా వెళ్లి ఇలా రావడానికి, అందుకే కదా నేను ఫ్లైట్ చూస్ చేసుకున్నాను. <laughs> అదే నాకు హోటల్ ఖర్చు తగ్గిందండి. ఫుడ్ బయట తినేశాను. రెడీ అయిపోయి వెంటనే అటెండ్ అయ్యానండి నేనూ ఇంటర్‌వ్యూకి. <laughs> ఇంటర్‌వ్యూ అటెండ్ అయ్యానండి. ఆ రిజల్ట్ 10, 15 డేస్ తరువాత వచ్చింది నాకు. నాకు ఇంటర్‌వ్యూ నేను ఏమి పాస్ అవ్వలేదు. ఇంటర్వ్యూ ఫెయిలే అయిపోయినా. ఏమి రాలేదు నాకు ఇంటర్వ్యూ. <chuckles> అవునండి.
ఓకే. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. అయితే <chuckles> హోటల్ ఖర్చు తగ్ <giggles> హ్మ్. ఓకే. ఏమైంది ఇంటర్‌వ్యూ? ఓకే. ఓకే. ఓకే. పోన్లెండి. కానీ మరి ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ? అంటే మీరు ఎ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుందా? లేకపోతే అటూ ఇటూ గాని టైం గదా, ఎంజాయ్ చేయకుండా నిద్రపోయారా? లేపోతే ఏమైంది ఫ్లైట్‌లో?
లేదండి. నేను నిద్రవోలేదండి. న నేను మళ్ళీ, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతుంటే అమ్మో! ఫ్లైట్ ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నా ఏం గాదు అని 2, 3 ఫోటోలు తీసుకున్న. గ్రూప్‌లో సెండ్ చేష్న. మా అమ్మకి పంపిన. మా నాన్నకి పంపిన. ఆ టైం‌లోనే
మరి మీ ఫ్రెండ్స్ వీడియో కాల్ జేస్తా అన్నారుగా! ఆ టైంకి చేస్తే కొ తంతారని జేయలేదా? <laughs> అదే. అదే.
వాళ్ళేడ చేస్తరండి? పడుకుంటారు గదా ఆ టైం‌లో! వాళ్ళు ఎందుకు చూస్తారు? <laughs> అది ఆహ్, అలా అయిపోయింది అండి నాకూ ఆ ఫ్లైట్ జ కానీ బావుంది. నైస్. ఫ్లైట్ జర్నీ బావుంటుంది.
హ్మ్. అందులోనూ మీరు ఒక్కళ్ళే గదా! సోలో, సోలో ట్రిప్ లాగా, ఎలా అనిపిచ్చింది? అంటే పర్స్‌నల్‌గా ఏ లేపోతే మ, మా ఫ్యామిలీ‌తో వస్తే బావుండు అనిపిచ్చిందా? లేపోతే ఎలా అనిపిచ్చింది?
అవునండి. ఆ! అంతేనండి. ఎవరితోనైనా కలిషి, ఎవరో ఒకరు తోడు ఉండాలండి, ఈ ఫ్లైట్ జర్నీలో వెళ్ళేటప్పుడు. ఉంటే కొంచెం మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను టూ, త్రీ త్రీ ఫోర్ హవర్స్, 4 హవర్స్ 5 హవర్స్ ఒక్కదాన్నే కూసునేదాన్ని. నాతో పాటు ఎవరైనా ఉంటే నాయన్ నేను మాట్లాడుకుంటూ మంచిగా ఉంటా కదండి! ఒక్కదాన్నే ఉన్న అప్పటి వరకు. ఈడ నాకు ఫ్లైట్ మిస్ అయినప్పుడు ఆ టైమ్‌లో అనిపిచ్చిందండి. ఆహ్, ఎవరైనా తోడు ఉంటే బావుండు. అమ్మ, నాన్నలతో కలిసి వెళ్తే ఇంకా బాగుంటుందండి. ఏదైనా ట్రిప్ గూడా ప్లాన్ జేయాలి అని అనుకున్నా అప్పటికప్పుడే. ఫ్లైట్‌లో వెళ్ళాలి. <laughs>
హ్మ్. అవునవును. హ్మ్. మరేమైంది? అదే అనన్ ఆ! అదే మరి అమ్మ నాన్నని ఫ్లైట్ ట్రిప్ మళ్ళీ ఎలా అంటే, తరువాత ఏమన్నా ప్లాన్ జేసారా?
ఉంది. అంటే అనుకున్నా గాని, ఇప్పడి వరకు అయితే చేయలేదండి. అంటే మనం ఎక్కువ తిరుపతికి వెళ్తూ ఉంటాం గదండీ! మొక్కడానికి 1 డేలో అలాగా వెళ్లి, వెళ్ళి రావాలంటే ఫ్లైట్ ఈస్ బెస్ట్ అనిపిచ్చింది నాకు. అంటే టైమ్ సేవ్ అవుతుంది గదండీ! టైమ్ లేనప్పుడు అది బాగా అనిపిచ్చింది. జర్నీ చేషినట్టే అనిపియలేదండి వన్ హవర్ వన్ హవర్‌లో దిగేసిన అక్కడ బ్యాంగ్లూర్‌లో. అసలు అదేదో అదేదో <laughs>
ఓకే. హ్మ్. అవునండి, అవును. ఓకే, ఓకే. అవును. అవునండి, అవును. <laughs> కాదు. మీరు హైదరాబాద్‌లో కాదు, హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి టైమ్ పట్టినంత కూడా హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్‌కి సరిగా టైమ్ పట్టలేదు కదా!
నిజంగా నిజంగా. ని నిజంగా నిజంగా అండి. నాకేమనిపిచ్చిందంటే, మనము ఆహ్, ఏరియాస్, కర్మన్‌ఘాట్ ఏరియాస్ నుంచి కోటికి, అక్కడ ఇక్కడ ఆటో బుక్ జేసుకుంటాం చూడండండి. ఒక గంట మౌలాలికి అలా. అలా ఐప్ అలా అనిపించిందండి నాకు నేనేమన్నా ఫ్లైట్ బుక్ చేసుకున్నానా అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ వన్ హవర్‌లోనే దిగేశ్నా. అంత తొందరగా బావుంది. అదే బుక్కు అదే, అదే. నాకు చాలా బాగా నచ్చిందండి గంట అంటే టైమ్ చాలా సేవ్ అయితుంది ఫ్లైట్ మనకి ప్రాపర్‌గా దొరికి నాకంటే మిస్ అయింది కాబట్టి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది గానీ, మిస్ కాకపోతే ఫాస్ట్‌గా యెళ్ళిపోవచ్చు కదండీ! బాగుంది. నాకు నచ్చింది ఫ్లైట్ జర్నీ. అ! <chuckles>
హ్మ్. హ్మ్, హ్మ్ అవునవును, అవును. మళ్ళీ రీబుక్క్. <giggles> ఓకే. మళ్ళీ రి రిటర్న్ రిటర్న్ జర్నీ ఎలా ఉంది? సేమా? అంటే రిటర్న్ ఈ సారి డే టైమ్ గదా!
ఆహ్ రిటర్న్, ఆహ్, రిటర్న్ రిటర్న్ ఏంటిదండి?
అక్ రిటర్న్ ఈసారి డే టైమ్ గదా? నైట్ కాదు గదా? క్లౌడ్స్‌ గాని...
ఆ! ఆ! మ మంచిగనిపించింది, మంచిగా అనిపించింది. నాకు రిటర్న్‌లో
అంటే నైట్ టైమ్ మీకు ఆ క్లౌడ్స్ అవి ఏం కనిపించండవు గదా?
ఏం కనిపియలేదు. అవునండి. నైట్ టైమే కొంచెం రిటర్న్‌లోనే నేను కొంచెం బాగా చూసానండి. క్లౌడ్స్‌ని గాని, కొన్ని పిక్స్ బయటవి తీసుకోవడం. ఫోటోలు, <giggles> వీడియోస్ అవునండి. నాకు మంచిగా అనిపించింది. డే టైమ్‌లో చూసాను కరెక్ట్‌గానే అనిపించింది అండి. చూసి ఇగ 1 అవరే కదండి! ఎంత సేపు ఉన్నా మనం క్లౌడ్స్ <laughs> కనిపించేది బెంగుళూరు ఇక్కడే కదండీ! పక్కన. సో, ఇంక దిగేసానండి. దిగేసి వచ్చేసాను చెక్ ఇచ్చేసాను, వచ్చేసాను బానే ఇక మళ్ళీ బుక్ జేసుకొని మళ్ళీ అది కారె బుక్ జేసుకొని. క్యాబ్ బుక్ జేసుకొని ఇంటికి వచ్చేసానండి నేనైతే. <laughs>
హ్మ్. మరి రిటర్న్ వచ్చినప్ ఫోటోలు, వీడియోసు. ఓకే. ఓకే. <giggles> ఆ! అదేలేండి, అదేలేండి. హ్మ్. అవునవును. హ్మ్. <giggles> ఓకే. మళ్ళీ ఆహ్, తర్వాత అనుకోలేదా? ఈసారి ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్ ఎళ్ళాలి ఫ్లైట్‌లో అని ఎప్పుడు అనిపించలేదా?
అనిపించింది అండి. నాకు మనాలి వెళ్ళాలనిపించింది, ఫ్లైట్‌లో. <giggles> అవ్
ఓహ్! నైస్ నెక్స్ట్ విసిట్ అక్కడికి అనమాట. మరి సోలో‌నా? ఫ్యామిలీ ఆ? ఫ్రెండ్స్‌తోనా?
ఆ! ఫ్రెండ్స్‌తో, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనమాట. <chuckles> ఫ్యూచర్ హస్బాండ్‌తోనైనా, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలి అండి, మనాలి. మనాలి చిన్నపాటి హనీమూన్‌ లాగా అలా, అలా సెట్ జేసుకోవాలి బాగుంటది.
లేకపోతే, ఫ్యూచర్ హస్బాండ్‌తోనా? ఓకే. ఆ! మరి అయితే చెప్పండి సరిగ్గా డైరెక్ట్‌గా ఫ్యూచర్ హస్బెండ్ అని. <giggles> ఓకే, ఓకే. ఓకే. ఓ డెస్టినేషన్ ఆల్రెడీ పే మీరు ప్లాన్ జేసేసుకున్నారు అయితే. మీ కాబోయే హస్బెండ్‌కి ముందే జేప్పేసేయండి. <giggles> నైస్, నైస్. యాహ్! యాహ్!
ఫ్యూచర్ హస్బాండేనండి. ఆ! హనీమూన్‌ ప్లాన్ చేయాలి. హ్మ్. అవునండి. <giggles> చెప్తా చెప్తా అండి. ఫ్లైట్‌లో వెళ్దాము, మనాలి వెళ్దాం అని చెప్తానండి కంపల్సరీ.
హ్మ్. ఓకే, ఓకే. <giggles> నైస్ అండి నిజంగా చాలా బాగా జెప్పారు. అంటే కానీ ఫ్లైట్ మిస్ అయినప్పుడు మీరు బాధపడ్డారు గానీ, వెంటనే ఆహ్, అదేంటంటే డల్ అయిపోకుండా, తిరిగి రాకుండా చక్కగా మళ్ళీ పోతే పోయిందిలే హోటల్ ఖర్చులు దీనికి బెడదాం <giggles> అని. మళ్ళీ రు రీబుక్ చేసుకొని వెళ్ళడం గానీ. మీ అనుభూతిగా చాలా బాగా పంచుకున్నారండి నిజంగా. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
<giggles> అవునండి. ధన్యవాదాలండి.